అదే అండి. అదే ఇప్పుడు మీరన్నట్లు కొంతమంది తెలివైనోళ్ళు, చాలా తెలివైనోళ్ళు అంటుంటాం కదా! మనం వాళ్ళు ఇలా చేస్తుంటరనమాట. వాళ్ళే ఒక యా యాభై మందిని ఆహ్, అందరూ ఒకే విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మాదొక స్టార్టప్ కంపెనీ.
అవునా. అవునండి. వాళ్ళు వాళ్ళె, వాళ్ళకి వాళ్ళే ఫాలో అవుతూ
ఆ! మాదొక స్టార్టప్ కంపెనీ మేము ఒక 50 మంది పజేచేస్తున్నాం. "నీకు నువ్వు ఇక్కడ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావు జస్ట్" అంటే వాళ్ళు ఎలాగంటే మమ మనల్ని ఇంటర్వ్యూ ఏమీ చేయరండి. "హాయ్! ఆ! కాంగ్రాచ్యులేషన్స్ నీ రెస్యూమ్ ఇక్కడ షార్ట్‌లిస్ట్ అయి" అసలు నీకు తెలియని గాని తెలీదండి మీరె ప్పుడు రెస్యూమ్ పెట్టిన విషయం గూడా. ఎందుకంటే మీరు ఒక రోజు ఆ! ఒకరోజుకి మీరు
ఓహ్! ఓహ్! అలా జరిగిపోతుందనమాట. అంటే మీకు నిజంగా ఇది జరిగిందా ఎప్పుడైనా?
జరిగిందండి. చాలా సార్లు ఇలా ఫేక్ కాల్స్ రావటం గాని, ఫేక్ ఆఫర్ లెటర్లు పంపిచ్చడం గాని ఇలా చాలా సార్లు జరిగాయి. అది ఎలా అంటే ఉదాహరణకు చెప్తాను.
ఓహ్! మరి మీరు మరి మీరు దాన్ని ఎలా అవాయిడ్ జేసారు? ఎలా? అసలెలా తప్పించుకున్నారు దాని నుంచి.
ఆ!